తన ఏదైనా విభేదాలు ఆహ్, వచ్చాయి. సో వచ్చినప్పుడు ఆహ్, దాన్ని ఎలా నిలబెట్టుకోడానికి మళ్ళీ విభేదాలను తొలగించుకొని మళ్ళీ నిలబెట్టుకోడానికి నీ మొదటి అడుగు ఎలా వేస్తావు?
జీరో. జీరో. హుహు. ఆ! కొన్ని, కొన్ని సార్లు నిజమేనండి. మీరన్నట్టు ఇప్పుడు అది కూడా ఏంటంటే ఎవరైతే మనము ఓన్‌గా అంటే మన వోళ్ళు అని ఎలా అనుకుంటామో? హ్మ్. <chuckles> అవును.
అవును. అవును. మన ఓన్ మనం అవును, అవును. అయితే మనం ఓన్ అనుకున్నప్పుడు అంటే మన కొన్ని, కొన్ని సారి ఓన్ అనుకున్నప్పుడు మనము అవుతలి వ్యక్తులతో అన్నీ షేర్ చేసేసుకుంటాం. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏదో ఆ! అది. మనల్ అంటే మన ఇద్దరు మ అంటే ఇద్దరి మధ్యల విభేదాలు ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆహ్, ఆహ్, ఆ రోజు నువ్వు ఇట్లా నువ్వు ఇది అన్నప్పుడు ఆ! మరి కొద్దిగా విభేదాలొచ్చేస్తాయి. సో మళ్ళీ ఆ విభేదాల్ని పోగొట్టుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం నువ్వు చేస్తావా? నీ నీ ఫ్రెండ్ చేస్తాడా? నాకది కావాలి?
హ్మ్. ఆ! పక్కా. అదే దానివల్లే ఇవన్నీ జరుగుతాయి. <chuckles> అవును. హ్మ్. ఖచ్చితంగా అండి. హ్మ్. ఆహ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనే చేస్తానండి. ఇప్పుడూ ఆ! <chuckles> ఎందుకంటే
ఓహ్! అవునా? అంటే ఇగో ఇగో ఇవ్ ఇవన్నీ ఏం పెట్టుకోవ్ అయితే నువ్వే మొదటిగా స్టార్ట్ జేస్తావు.
ఆ! అంటే నాకు ఉండే ఫ్రెండ్సే చాలా తక్కువ మందనమాట. మోస్ట్‌లీ ఒక ఇద్దరు ముగ్గురే ఉంటారు. అంతకు మించి ఉండరు. ఆహ్, సో ఇయన్నీ ఖర్చు, ఈగోలు అవన్నీ పెట్టుకున్నాననుకోండి. అహ్, ఉన్న ముగ్గురు గూడా ఎళ్ళిపోతారు కాబట్టి. <chuckles> అప్పుడు అసలు ఇక మాట్లాడుకోవడానికి ఎవరు ఉండరు?
అవునా? అవునా? ఆ! ఆ ముగ్గురు కూడా వెల్లిపోతారు అవును. అది వాస్తమే. అవునవును. అయితే మరి ఎట్లా ఇది విభేదాలు వచ్చాయనుకో నిజంగా నీకు ఆహ్, రియల్‌గా ఏదైనా విభేదాలొచ్చాయా? ఒకవేళ వచ్చుంటే ఎలా నిలబెట్టుకున్నావు? మొదటి అడుగు ఎలా వేశావు?
ఆ! కని హ్మ్. హ్మ్. చెప్తానండి. ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆహ్, ఆ! ఉంది. ఉంది. యాక్చువల్‌గా ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిపి టూర్‌కెళ్ళామనమాట.
అవునా? చెప్పు. చెప్పు. చెప్పు. ఆ! టూర్ ఎక్కడికి?
ఆహ్, అరకు దగ్గరికెళ్ళాము.
ఆరక్కు వెళ్లారు. ఆ! ఓకే. ఆ! అంటే ఎలా అంటే ట్రైన్‌కి వెళ్ళారా? బస్సుకి వెళ్లారా? మీరు ఉన్న స్థానం నుండి ఎలా?
ఆ! ఆ అంటే ఏంటంటే హ్మ్. ఆహ్, ఆ! యాక్చువల్‌గా ఒక కారు తీసుకున్నాము. ఫ్రెండ్ వేరే వాళ్ళ దెగ్గరుంటే. హ్మ్. తను వెహికల్ తీసుకొని మొత్తం ఫ్యూయల్ అదంతా మేము చూసుకొని. వెళ్ళామనమాట. అంతా బావుంది యాక్చువల్‌లీ మొత్తం అంతా <giggles> బావుంది. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మా ఫ్రెండ్‌లో ఒక్కళ్ళకి హ్మ్. యాక్చువల్‌గా తన గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆహ్, ఆ ఏరియా అనమాట. <giggles> అవును.
ఓహ్! ఓన్ వెహికల్ తీసుకొని వెళ్లారు. ఆ! ఆ! ఆ! <chuckles> అవునా? ఆ! అయితే ఏమైంది?
ఆహ్, ఎక్కడ తేడా ఒచ్చిందంటే మాకేమో ఆహ్, కొంచెం ఎమర్జెన్సీ వేరే పర్సన్‌ని ఎమర్జెన్సీ ఏదో అయిందనమాట. అందుకని చెప్పేసి ఆ!
ఆహ్, అవునా? ఆ! ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చెప్పండి. చెప్పండి. <laughs> అవునవును. చెప్పండి. చెప్పండి.
<chuckles> ఇది బాగా కనెక్టయ్యారు మీరు. <giggles> ఆయ్ అయితే ఆ ట్రిప్ మధ్యలోనే ఆపేయాల్సొచ్చిందనమాట.
అరే! చ్చ! ఆ! ఆ!
ఆ! వీడేమంటాడంటే అరే! లేదురా లేదురా! ఒక్క ఒక్క హాఫ్ డే ఉండరా ఆహ్, కొంచెం తనని ఎళ్లి కలిసోస్తాను ఇంత దూరం వచ్చాం అంటే మేము దెగ్గర దెగ్గర ఒక 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం.
ఆ! హా అంటే మొత్తం ఎంతమందెళ్లారు?
ఒక ఆరుగురం వెళ్ళామండి.
ఆరుగురిలో ఒక్కక్క ఒక్కరికి మాత్రం సంబంధించిన ఆ గర్ల్ ఫ్రెండెవరో అక్కడున్నారు. ఆహ్, అక్కడున్నారు.
ఎమర్జెన్సీ. ఆ! ఆ ఒక్కళ్ళకి సంబంధించిన గర్ల్ ఫ్రెండే ఉన్నారు. అంటే, ఆహ్
ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకక్కరి వల్ల ఐదు మంది డిస్టబవ్వాల్సి సిట్యుయేషననమాట.
ఆ! కరెక్ట్‌గా చెప్పారు. ఏంటంటే యాక్చువల్‌గా ఒకళ్ళ వల్ల అందరూ డిస్టబవ్వడం కాదు. ఆహ్, ఇప్పుడు మేము ఆరుగురం వెళ్ళాం కదా! ఆ ఆరుగురిలో ఒక పర్సన్‌కి ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లమ్ అయింది. అంటే కొంచెం పెద్దదే అండి. మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళ నాన్నగారికి.
ఆ! ఆ! అవునవును. అవును. మ ఓహ్! అది ఓకే. మెడికల్ ఎమర్జెన్సీ అయింది. ఆ!
హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో మేము ఉన్నామనమాట. సో, అందరం ఏమనుకున్నామంటే. ఇంకెక్కడితో ప్రస్తుతానికి ఆపేద్దాము. తర్వాత ఎప్పుడైనా చూసుకుందాము. హ్మ్.
ఆ! ఆపేద్దామని అనుకున్నారు. అంటే, అంటే, అంటే సగం దూరం వెళ్ళాక ఇంక వద్దు అనుకని బ్యాకొచ్చేద్దాం అనుకున్నారా?
ఆ! సగం దూరం ఏంటండి. ఆల్మోస్ట్ ఎళ్ళిపోయాము ఇంక ఒక 30 40 కిలోమీటర్లుంటే ఆహ్ ఆ! ఆ మొత్తం అన్నీ చూసుకొని
అవునా! అంటే మీరు ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయ్యారు కదా!
రీచయిపోయాం. <giggles>
మరి. మీరు అసల అలాంటి సిట్యుయేషన్‌ ని నిజంగా ఆహ్, ముందరికెళ్ళలో ఏ అసలు తికమకవుతుంది. మరి మీదైనా ఎలా ఎదుర్కొన్నారు అసలది?
హ్మ్. అస్సలా అంటే ఫస్టేమనిపించిందంటేనండి. మేము అంటే ఆహ్, మేము ఏదైతే మేము నేను కొంచెం బాగా క్లోజ్డ్‌గా ముగ్గురు ఉంటామని చెప్పాం కదా! దానిలో ఎవరైతే ఉన్నారో. ఆ పర్సన్‌ని ఒక్క ఫాదర్ గారికే కొంచెం ఇబ్బందైందనమాట. సో, ఏటంటే ఎప్పుడు వాళ్ళింటికెళ్ళినా. కొంచెం ఆయన కూడా బా చూసుకుంటారు. ఆ!
ఆ! అవునవును. అరేరేరే! అంటే ఏంటి ఇబ్బందంటే ఏ ఏం ఇబ్బంది? అంటే సడెన్‌గా అలా?
హ్మ్. మెడిక్
అంటే ఆ! మెడికల్ కరెక్టే. ఆ
ఇక్కలా ప్రాబ్లమ్ అయింది.
ఆ! ఆ! అంటే ఏమైనా హార్ట్అటాక్ అలాంటిదయిందా?
హ్మ్. అంటే. ఆహ్, ఆహ్, లేదూ, ఇది కిడ్నీ కొంచెం, ఆహ్, దానిలో ఏదో ఫెయిల్ అయిందని చెప్పేసి హ్మ్, ఎగ్జాక్ట్ టెర్మినాలజీ <giggles> అయితె నాకు ఐడియా లేదు అదేదో పెద్దది ఉంది. హ్మ్. కిడ్నీ కొంచెం ఫెయిల్ అయిందనమాట. సో, దాన్ని మార్చాలని చెప్పేసి, ఆహ్, అర్జెంట్‌గా పెట్టారు. అది కూడా ఏంటీ అహ్, ఆయనెళ్ళిపోయారు ఆఫీస్‌కెళ్ళిపోతే. ఆఫీస్‌లో ఉన్నట్టుండి ఫెల్‌డౌన్ అనమాట. ఇంక కింద పడిపోయారు.
ఆ! అయ్యో! అవునా! ఓకే. ఓకే. సె అవును. ఆ! అవును. అ అయ్యో! అండ్ అవును. ఆ! అర్రేరేరే. ఆ! ఆ! ఆ! ఎ అని ఆ! ఏమైంది?
హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఆ ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటలలో వదిలి పెడితే. ఆహ్, ఇదంతా చెప్పుకొచ్చారు హ్మ్.
ఆ! అంటే మీరు, మీరు ఇంగా 30 కి.మీ. ఉండంగా మీకు ఇలాంటి సంఘటన ఇలా జరిగిందని చెప్పగానే మళ్ళీ మీరు తిరిగి ఆహ్, పాత స గమ్యస్థానానికి వెళ్ళడానికే టైం తీసుకోని ఉంటుంది కదా! కనీసం ఒక 2, గంటలు 3 గంటలు.
హ్మ్. ఆ! ముందు ఆ విషయం తెలియంగానే ముందు పక్కకి ఆపేసామండి. అంటే ఆల్మోస్ట్ మేము ఎంటర్ అయిపోయాం కదా! ఆ ల్ ఆ లొకేషన్ ఎంటర్ అయిపోయాం. జస్టు మీరు రిలాక్స్ అంటే అప్పటికి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని వైజాగ్ దగ్గర స్టే చేసుకొని మార్నింగ్ బయలుదేరాం అనమాట. మార్నింగ్ బయల్దే హ్మ్. మార్నింగ్ బయలుదేరాము. అయితే జస్టూ కొంచెం స్లోగా వెళ్తున్నాము. వెళ్తూ, వెళ్తూ ఆల్రెడీ ఈ బుర్రాకేవ్స్ ఉన్నాయి. ఆ బుర్రా కేవ్స్ అవన్నీ చూసుకొని దాన్ని దాటిన తర్వాత ఎవో కొన్ని ప్లేస్ ఉన్నాయి. అవి కొన్ని చూస్తూ ఉన్నాము. మళ్ళీ తర్వాత లంబసింగి ఏరియాలోనే, వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారనమాట.
అవును. ఎంటర్ అయిపోయా అవును. అవును. మార్నింగ్ బయల్దేరా. ఆ! ఆ! ఆ! వెళ్తున్నారు. ఆ! బుర్రాకేేవ్స్ అవును. అవును. ఆ! ఆ! అవునా. ఓకే. ఓకే. ఆ! ఈమె
ఆ! సో, ఆ పరిసరాల్లోనే అంటే కొంచెం ఒక 100 కిల్
ఆ పరిసరాలు వెళ్ళగానే మీకు ఈ ఆహ్, అంటే ఇ ఆహ్, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది.
హ్మ్. ఆ! అదే. కరెక్ట్‌గా ఇంకొంచెం అంటే ఆహ్, మొత్తం అంతా తిరిగాం మేము అక్కడ. తిరగాల్సిన ప్లేసుల్లో ఒకటి రెండే మిగిలినయి. మిగతాయన్నీ తిరిగేసాము. మెయిన్‌గా ఇప్పుడు వెళ్ళే ప్లేసేంటంటే తన కోసం వెళ్తనాం అనమాట.
అరే! <smacks lips> అవునవును. ఆ! మిగిలాయి. ఆ! ఓహ్! అవునవును. అర్థమైంది నాకు. ఆ! అయితే మీరు మరి ఎలా అంటే మీరు ఇంకా తిరిగి ఏం ఆలోచించుకోకుండా కొది డిస్కషన్ నడిచాక వెళ్ళిపోయారింకా.
హ్మ్. ఆ! వెళ్ళిపోదామని మొత్తం డిసైడయిపోయామండి. అతనేమో ఏమంటాడంటే, అంటే ఆహ్, నేను తనని కంప్లీట్‌గా తప్పనలేను. కానీ ఆ మూమెంట్‌లో
అంటే ఆహ్ ఆ! తప్పంలే, అవునవును. ఆ సిట్యుయేషన్‌లో కొన్ని కొన్ని సారి, <smacks lips> అంటే ఆడ మంచిచెడ కాదు. ఆహ్, ఆ సిట్యుయేషన్ అలాంటిది వర్స్ట్ సిట్యుయేషన్. ఎవరి తప్పుపెట్టడానికి ర లేదు. మరి నువ్వు ఎలా ఎదుర్కన్నావు? అంటే మీ ఫ్రెండ్‌ని ఎలా ఒప్పించావు? లేకపోతే ఎలా కన్విన్స్ చేశారు? లేకపోతే తిరిగి వెళ్లారా? లేకపోతే ముందుకు వెళ్లారా? ఎ ఎలా జరిగింది?
హ్మ్. అవును. అది మొత్తం చాలా ఆల్మోస్టెలాగ అంటేనండి. ఇకా, తనకి మా అందరికి కొంచెం గొడవ అయిపోయేలాగా ఆ స్టేజ్‌కెళ్ళిపోయానమాట.
అబ్బా! మొత్తం గందరగోళం అయిపోయింటుంది కదా! అరే. అరే. ఆ!
హ్మ్. అస్సలా ఆహ్, ఒకతను ఆహ్, ఈ ప ఇటువైపనేమో ఆహ్, ఎవరికైతే ఫాదర్‌కి జరిగిందో వాళ్ళ అబ్బాయేమో కొంచెం దిగాలుగా కూర్చున్నాడు. అడి కొంచం <giggles>
ఆ! ఎందుకంటే <smacks lips> ఇక్కడున్న వ్యక్తినెప్పుడైనా కలవచ్చు కానీ ఆహ్, ఫాదర్ ఇంపార్టెంట్ కదా. ఆ!
ఆ! అదే కదా! అదే చెప్తుంటే వీడేమంటాడంటే, అరే లేదురా మనం 600 కిలోమీటర్లొచ్చాము. ఇప్పుడు ఎమ్మటనే ఎళ్ళినా కూడా మనం. ఆహ్
ఆ! అవును. 600 కిలోమీటరొచ్చి మళ్ళీ అది అది కూడా ఒక్క <smacks lips> అంటే, అక్కడ కూడా తప్పు ఆహ్, కరెక్టే. కరెక్టే. సో, అది చాలా పో
అవును. అంటే తన వైపు నుంచి తను ఒక పాయింట్. హ్మ్. అయితే నేనేమన్నానంటే తనని పక్కకి తీసుకెళ్ళిపోయాను. ఈ విభేదాలొచ్చినయి, కొంచెం గొడవ కూడా అయింది. ఆహ్, తర్వాత ఇక లేదు అని చెప్పేసి కొంసేపు ఆగిపోయాం. ఒక ప్లేస్‌లో ఇదన్నీ కుదరదు. ముందు డెసిషన్ తీసుకుందాం అని చెప్పేసి ఒక వైపు ఆగిపోయిన తర్వాత, హ్మ్. తర్వాత కొంచెం నెమ్మదిచ్చాం.
ఆ! అవునా! అరే! అవును. ఆగిపోయారు. ఆ! మరి ఇప్పుడు ఎ నెక్స్‌టేం జరిగింది?
కొంచెం కూల్ డౌన్ అవుతాం కదండీ! కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కొంచెం కూలవుతాం కదా!
కొద్దిగా ఆర్గ్యుమెంట్‌ల్ కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ!
హ్మ్. అప్పుడు ఆహ్, తనొక్కడినే కొంచెం పక్కకి తీసుకెళ్ళి, అరే! కాదురా నువ్వు 600 కిలోమీటర్లు కాదు, 700 కిలోమీటర్లన్నా నీకు నచ్చిన అమ్మాయి గురించి నువ్వెళ్ళొచ్చు, తప్పులేదది. కాకపోతే, ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వొక్కడివే ఎళ్లి, లేదు
అవును. అవును. ఎళ్ళొచ్చు అవును. అది వాస్తవం నిజంగా చెప్పడినికి వాస్తవం నిజంగా. అవును. అవును.
<giggles> అదే అండి. అప్పుడు వెళ్ళామనుకో తనకెలా ఉంటది? ఆహ్, తనకి తన గురించి ఆలోచించు, కావాలనుకుంటే నీ గురించే మళ్ళీ వద్దాము. వేరే ఏం చూడొద్దు నీ గురించే మళ్ళీ వద్దాము, ఇవన్నీ చెప్పామనమాట.
అవును. అవునవును. అయితే. ఉ అంటే ఉంటుంది. నిజంగా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఫాదర్ ఇంపార్టెంట్‌ కదా తను కూడా అని అనిపించి ఉండొచ్చు. ఆహ్, ఎంత ఎందుకంటే అంత, అంత ఈజీగా నెగ్లెక్ట్ ఎవరు, ఏహ్! సరే లేదు, లేదు. ఆహ్, నాది, నాది అని ఎవరు అనరు. ఆహ్, బట్ మన సిట్యుయేషనది. సో, మరి ఎలా మీరు అధిగణించారు? మీ స్నేహితుడు ఎలా అది? ఎలా హ్యాండిల్ చేయగలిగారు? మరి ఏంటి మొత్తం పరిస్థితి ఏంటసలు పరిస్థితిప్పుడు?
వాడికి అంటే లోపలనిపిస్తుంది వాడికి కూడా, వద్దులే ఎళ్ళిపోదామని. <giggles> అవును. ఆ! అనిపిస్తుంది. అదే. హ్మ్. అవును. అదే. <giggles> అంటే ఆ ఏదైతే ఆ విభేదవొచ్చిన తర్వాత, మేము కొంచెం సెటిలవ్వడానికి కొద్దిగా గ్యాపిచ్చాం కదండీ! ఆ గ్యాప్‌లో తను కూడా కూల్ డౌనయ్యి తను కూడా ఆలోచించాడు. హ్మ్.
అయితే, ఈ విభేదనొచ్చాక ఇప్పుడు మీ స మీ మీరు కన్వీన్స్ చేయగలిగారా మీ స్నేహితుడిని?
ఆ! కన్విన్స్ చేసేసానండి. కన్విన్స్ చేశాను జస్ట్ 30 కిలోమీటర్లే. ఆహ్, కానీ కన్వీన్స్ చేసేసి, తర్వాత ఫైనల్‌గా ఏం డిసైడయ్యామంటే ఇప్పటికిప్పుడు అంటే, తనకి వాళ్ళ ఫాదర్‌కి కొద్దిగా ఎమర్జెన్సీ.
ఓహ్! సూపర్. ఆ! ఆ! ఆ! ఎమర్జెన్సీ అవును. అది అది చాలా ఇంపార్టెంట్. అవును.
ఆ! అత్ అవును. సో, అలాంటప్పుడు ఖచ్చితంగా పిల్లోడక్కడుండాలి. కాకపోతే, ఇప్పటికిప్పుడు మనం ఎళ్ళినా కూడా, 600 కిలోమీటర్లంటే ఎమ్మటనే వెళ్ళలేం.
ఉన్నారు కదా! కదా! 600 కిలోమీటర్లంటే, దాదాపు మీకు ఐద ఐదు గంటలు పైనె పడుతుంది కదా!
హ్మ్. ఆ! ఇంకా ఎక్కువ సమయమే పడతదండి. అవును. అవును. <chuckles> ఆహ్, సరే ఇంకా, ఇవన్నీ కాదని చెప్పేసి, మేమేం చేసామంటే, ఇక అటే, ఇ ఇద్దరికి బ్యాలెన్స్‌డ్‌గ ఎళ్ళిపోదాం. ప్లసంటే, తను ఒప్పేసుకున్నాడు, యాక్చువల్‌గా సరే, తర్వాత కలుద్దాము. హ్మ్. తర్వాత కలుద్దామని చెప్పేసని తను ఒప్పుకున్నాడు. బ్యాలెన్స్‌డ్‌గ అంటే ఇప్పు, ఈ ఆరు గంటలో, ఏడు గంటలో ఏదైతే టైముందో, దానికన్నా ముందుగా పంపిద్దామని చెప్పేసి, మేమందరూ కొద్దిగా డబ్బులు అంటే, తనకింకా చెప్పల. ఆ పిల్లోడు ఫాదరు అదే ఫాదర్‌కి సంబంధించిన పిల్లోడికి చెప్పల. ఆహ్, కొద్దిగా డబ్బులు సేకరించేసి, ఆ ఫ్లైట్‌కి టికెట్ బుక్ చేసాం. మాలో ఒకడు బుక్ చేసెసాడు.
ఆ! 6 గంటలు మినిమం పడుతుంది. అరేరే! ఆ! ఆ! ఏం జేశారు? అవును. ఎలా బాలెన్స్‌డ్‌గా అంటే? ఆ! అవును. అవును. బాధ చెప్పలేదు. అవును. అవును. ఆ! అవునవునవును.
హ్మ్. వై వైజాగ్ నుంది కదా! వైజాగ్ నుంచి, ఇలా బుక్ చేసాం. బుక్ చేసి, ఇక తనని తీసుకొచ్చేసి, ఎయిర్‌పోర్ట్‌లో దించేస్తే, ముందు తనని కొంచెం నువ్వెళ్ళిపోరా, మేము ఎనకమాల ఒస్తాం అని జెప్పేసి, తన్ను బంపించేసాం.
అవును. అవును.
హ్మ్. తను వెళ్ళి, అక్కడ దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ పట్టినట్టుంది, రఫ్‌గా.
పట్టిందా? ఆ!
ఆ! 3 అవర్స్ అలాగా తను అలా చేరుకున్నాడనమాట లొకేషన్‌కి. ఆహ్, హాస్పిటలు దగ్గరికి.
చేరుకున్నాడు. ఆ! మొత్తానికి చేరుకున్నాడు. హాస్పిటలకి చేరుకున్నాడు.
ఆ! చేరుకున్నాడు. చేరుకున్న తరవాత మళ్ళీ కాల్ చేసుకొని ఏంట్రా పరిస్థితి ఏంటి అంటే, "ఆ! ఇప్పుడు కొంచెం పర్లేదురా! నేను చూసుకుంటాను ఇబ్బందేం లేదులే. మీరు కొంచెం జాగ్రత్తగానేరండి స్లోగానే రండి" పర్లేదు అని చెప్పేసి చెప్పాడనమాట.
ఏంటి పరిస్థితి. అవును. ఆ! స్లోగా రా ఆ! సూపర్. సూపర్. ఆ!
<giggles> అప్పుడు ఇంకా కుదిట పడి, ఆ! అప్పుడు ఆ! సరే బాబయి! నీకు ఇంత దూరం వచ్చాము. అదేదో నీ పని కూడా చూసుకొని వెళ్దాంలే అని చెప్పి తన పని ఇక
అవును. అవును. <laughs> మొత్తానికి అటు అటు సక్సెస్ ఇటు సక్సెస్. అంటే మీరు హ్యాండిల్, హ్యాండిల్ చేసే విధానము ఎవరిని నొప్పించక, ఆహ్, అంటే అది అంటే సంఘటన అట్లా కలిసొచ్చాయి.
హ్మ్. ఆ! అవునండి. అదే అండి. ఆ! అంతే కదండీ. ఇప్పుడు ఆహ్, పేరెంట్ అనేవోళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు.
అవును. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అందులో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం దాన్ని ఎవరు మనం ఇంకో ప్రశ్న ఉండదు కదా! మన మైండ్‌లో. అదే. హ్మ్.
హ్మ్. అసల. <giggles> ఆహ్, అలాగని అందరం ఫ్లైట్‌కి వెళ్ళలేము కాబట్టి తనని ముందు పంపిచేసి అక్కడ ఉండి అసలు సిట్యుయేషన్ ఇంకా బ్యాడ్‌గా ఉందంటే గనుక అక్కడి నుంచి రిటర్నయిపోదాం అనుకున్నాం. ఎలాగో 6, 7 గంటలు పడతది. ఒక 3 గంటలు ఎగస్టా పడిందని చెప్పేసి అక్కడే ఉండిపోయాం.
వెళ్ళలేము. అవును. పంపించేశారు. అవును. అ అవును. ఆ! అవునవును. ఆ!
ఉండిపోయి తను ఎప్పుడైతే "ఓకే. నేను చూసుకుంటాను డోనర్ కూడా కొంచెం దొరికేలా ఉన్నాడు," ఇయన్నీ చెప్పిన తర్వాత. ఇంకా ఆహ్, మళ్ళీ మళ్ళీ రిటన్ టు అరకు.
ఓకే. మళ్ళీ మీరు ఆహ్, రి రిటనెళ్ళిపోయారు.
అవును.
ఓకే. సో, మొత్తానికి ట్రిప్పు ఆహ్, మీరు అంటే ఎట్లా సంతోషకరంగా గడిచిందా? మరి మీ ఇక్కడ తండ్రి గారి సిట్యుయేషనేంటి? తను రికవర్ అవ్వగలిగాడా? ఆహ్, మరి అది ముఖ్యంగా మరి మీ విభేదాలు ఉన్నప్పుడు. మరి ఈ నమ్మకం నిలవబెట్టుకోవడానికి అది ఏదైతే మీ ప్రయత్నం చేశారో మరి, మీ స్నేహితులు కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాడా?
ఆ! రికవరైపోయారండి. రికవరైపోయారు <giggles> అవును. ఆ! తీసుకున్నారు. తీసుకున్నారు. దానిలో అసలు ఎవ్వరిని అసలు తప్పు పట్టడానికి కూడా లేని లేని సిట్యుయేషనండి అది. <giggles> అవును.
తీసుకున్నాడా? ఆ! అలాగే అది వాస్తవం అది. ఎందుకంటే ఎవరిని తప్పు పట్టలేమక్కడ.
అయితే ఎప్పుడైతే నేను కొంచెం కూల్ డౌన్ చేయడానికి పక్కగా తీసుకెళ్ళానో అప్పటికే. తను ఫిక్సయిపోయాడు. సర్లే ఇకెళ్ళిపోదాంలే ఎమర్జెన్సీ కదా! అని చెప్పేసి ఫిక్సయిపోయాడు. కాకపోతే ఇక అంతా మొత్తం మాట్లాడిన తర్వాత, ఆహ్, మాకు కూడా లోపల ఉందనమాట. 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు అంటే మళ్ళీ పద్దా పద్దాక రాలేము. సో, ఫస్ట్ తినని పంపించేసి. సిట్యుయేషన్‌ని బట్టి మనం కూడా వెళ్దామన్నట్టుగా హ్మ్. అండ్ ఇంకోటేంటంటే అంత ఎమర్జెన్సీలో మనం కూడా ఒక 6, 7 గంటలు ట్రావెల్ చేయడం కన్నా ఆహ్, ఇలా ఫ్లైట్‌కి పంపించేస్తే కొంచెం ఎర్లీగా హ్మ్.
ఆ! అవునవును వాస్తవం. అదే. అదే. అదే. అవునవును. అది కూడా వాస్తావమే. అవును. మనం కూడా వెళ్దాము అని అనుకున్నారు. అవును. అది నిజంగా ఆహ్, అంటే మనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి, మిరు అది మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమ అది మంచి పద్ధతే కదా! మనం ఎందుకంటే ఎంత ఫాస్ట్‌గా రీచ్ అవ్వగలితే అంత లైఫ్‌ని తొందర సేవ్‌గా చేయగలుగుతాం అది.
అవును. అదే అండి. ఆ! అంతే కదండీ. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే, తనకి వేరే బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఎవరు లేరనమాట. అమ్మగారే ఉండి చూసుకుంటున్నారు. ఇతనెళ్ళి ఆహ్, ఏదో చేయాలని కూడా కాదు జస్టు సపోర్టు.
లేరు. ఆ! అయ్యో! అవునా! ఆ! సపోర్ట్ అక్కడ మనం ఏం చేయక్కర్లేదు. మనం ఉంటే అదొక ధైర్యం మనిషికి మనిషికి. అవునవును. అది మనిషికి మనిషికి అవును. ఇంటి పక్కనొళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరున్నా మనకు దగ్గరగా బ్లడ్ రిలేషన్ పక్కనుంటే అది వేరు కదా! అది ఎప్పటికైనా ఎవరికైనా అది దాంతో ఎవరిని ఆహ్, స ఆ సంబంధాన్ని పూడ్చలేరు కదా! అవునవును. సో, మొత్తానికి ఆ! చెప్పండి.
హ్మ్. ఆ! అంతే కదండీ ఇప్పుడు. ఆహ్, వేరే అంటే ఇంటి పక్కనోళ్ళు వాళ్ళు ఉండడం కన్నా హ్మ్. అవును. <giggles> అవును కదండీ. ఇదే నాకు, <giggles> ఇదే నాకు మా లైఫ్‌లో అంటే మా ఫ్రెండ్స్‌కి, మాకు అందరికి మధ్యలో పెద్ద కొంచెం ఆల్మోస్ట్ ఇక ఎలా ఉందంటే ఫైట్ అయిపోయి. అది తెలట్లా.
విభే ఆ! ఆ! నాకు తెలిసి అంటే మీరు ఇటు చెప్తున్నారు గానీ బానే పెద్దనే <chuckles> గొ గొడవ జరిగింది మాకు బానే.
హ్మ్. ఆ! <chuckles> కొంచెం పెద్ద గొడవేనండి. ఆల్మోస్ట్ ఎలా వచ్చేసినాయి అంటే నేను కారు పెట్టుకో కారు నేను రా! <chuckles> తీసుకొచ్చింది.
అవునవును. నాకు అర్థమవుతది. ఆ పెద్ద గొడవలే జరిగాయి. అంటే మరి ఆ వయసులో అలానే ఉంటుంది మరి.
అవును. <chuckles> అదే. కారు నేను తీసుకొచ్చానురా! నేను డబ్బులు పెట్టుకున్నాను రా! అని ఒకడొకడు కొట్టేసుకోవడం. <chuckles>
మొత్తానికి <chuckles> అవును. అవునవునవునవును. అయితే మొత్తానికి ఆహ్, ఈ ఆ సిట్యుయేషన్ బట్టి నేను అర్థం చేసుకోగలను. అయితే మీరు మొత్తానికి ఇది విజయవంతంగా దాన్ని <smacks lips> అంటే మొట్టమొదటి వీభేదాన్ని నమ్మకం ఆ మళ్ళి తిరిగి నమ్మకం నిలపడానికి మీరు వేసిన మొదటి ప్ర ప్రయత్నం సక్సెస్‌ఫుల్ అయింది.
హ్మ్. నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మొత్తం నిలబెట్టేసాను. అవును. అవునండి. సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఎవరికి ఇబ్బంది లేకుండా, <chuckles> ఎవరి నొచ్చుకోకుండా సవ్యం అయిపోయింది. హ్మ్.
అవును. అవునువును. అవునవును. అవును. సో, ఈ విషయాలు నిజంగా ఈ మా స్నేహితుల మధ్యలో కావచ్చు. ఇలాంటి విభేదాలు ఉన్నప్పుడు మళ్ళీ న్యా నమ్మకం నిలబెట్టుకోవడానికి ఏవైతే అడుగులు ఇవి మీరు చెప్పారో, ప్రతి ఒక్కరికి నిజంగా, ప్రతి ఒక్కరు ఆలోచించాలివి. ఆహ్
అదే. అంతే కదండీ. అంటే ఆహ్, వీళ్ళు కావాలని చేయట్లేదు. అలాంటి సిట్యుయేషన్ ఉంది. అవును. అవును. అదొక్క విషయం ఆపోజిట్ పర్సన్‌కి అర్థమైందనుకోండి.
ఎవరు కావాలని చేయరు. కొన్ని సిట్యుయేషన్స్ అంతే. సో అర్ద్ అవును. వాస్తవం.
ఆ విభేదాలన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. హ్మ్. <giggles>
అన్ని తొలగిపోతాయి. అవును. సో, మీ మీతో ఈ విషయాలు నిజంగా పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఇలాంటివి విషయాలు. ఆ! ఆహ్, మరోసారి ఇంకో ఆహ్, ఆహ్, మంచి విషయం గురించి మాట్లాడు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
నాకు కూడా అండి. బాగా గుర్తు చేశారు. <chuckles> హ్మ్. తప్పకుండండి. తప్పకుండా అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.